ప్రతి ఇంట్లో మార్నింగ్ టైమే చాలా ఎక్కువ బిజీగా ఉంటుంది. అంటే చాలా హడావుడిగా ఆఫీస్‌కెళ్ళడము. లేకపోతే, పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించడము ఇలా ప్రతి కుటుంబంలో. మరి మీ కుటుంబంలో సాధారణంగా ఉదయం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ఆ ఉదయానికి మీరు ఎలా సిద్ధమవుతూ ఉంటారు?
అవునవును. హ్మ్. అంటే, మా ఇంట్లో ఉదయం అంటే చిన్న, చిన్న పనులతో అంటే ఎలా అంటే, చాలా వార్మ్‌గా ఆహ్, అంటే ఇట్లా జీవంతో కూడిన అంటే అట్మాస్ఫియర్ కొంచెం కూల్‌గా అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందనమాట.
హ్మ్. అవును.
అంటే, ప్రతి ఒక్కరి ఆహ్, రొటీనూ వేరైనా మొత్తం అది ఒక చిన్న మార్నింగ్ ఆహ్, ఎట్లాంటే రిధము వేరే ఉంటుందనమాట. అంటే, కొంచెం ప్రశాంతంగా అలా ఉంటుంది. అయితే మా ఇంట్లో మొదటిగా లేచేది మా నాన్న.
హ్మ్. ఓకే.
లె ఆ! మా నాన్న మొదటిగా లేచేసి, నార్మల్‌గా మేము వ్యవసాయం చేస్తా ఉంటాము. సో, మాకు పాడి పశువులు ఉంటాయి గదా!
హ్మ్. హ్మ్.
సో, అక్కడ మా డ హ్మ్. సో, అక్కడ మా నాన్న లేచేసి, వెంటనే అవి శుభ్రం చేయడానికి స్టార్ట్ అవుతారన్నమాట.
అవును. హుహు!
సో, ఆ తర్వాత మా మమ్మీ గూడా కొంచెం ఒక 5-10 మినిట్స్ గ్యాప్‌లో మా నాన్న లేవగానే మా మమ్మీ‌ని లేపేస్తారన్నమాట. సో లోప్ లేచిన వెంటనే మా మమ్మీ కూడా కొంచెం బయటికొచ్చేసి, ఇట్లా నార్మల్‌గా ఎప్పుడో ఎప్పుడో ఒకసారి అయినా, లేకపోతే ఒక డే బై డే, ఒక టూ త్రీ డేస్‌కి ఒక్కసారి అయినా అట్లా కల్లాపు చల్లి ముగ్గు వేస్తారన్నమాట.
ఓకె. హ్మ్. మరి ఉదయం ఎన్నింటికి లేస్తారసలు?
నార్మల్‌గా ఆ! ఉదయం వాళ్ళు, సిక్స్ ఫైవ్ థర్టీకి లేస్తారు.
ఓకె. అంత పొద్దున్నే లేవగలరా? అంటే, రాత్రి ఎన్నింటికి పడుకుంటే, ఉదయం 5:30కి లేవగలరు?
వాళ్ళు చేసేది ఎలా అంటే, వ్యవసాయం పని గదా! సో, వాళ్ళు రాత్రి నైట్, ఆహ్, ఈవినింగ్ వచ్చేసి, ఆహ్, 6కి ఇంటికొచ్చేస్తారు. అంటే ఎక్కడున్నా 6 ఇంటికొచ్చేస్తారు. ఒక ఎయిట్ నైన్‌కి అట్లా అట్లా ఇగవాళ్ళు పడుకుంటారు అన్నమాట. 8, 9 వరకు.
ఓకె. హుహుహు. ఓకె. ఓకె. హ్మ్.
హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు మా అమ్మ లేచేసి ఏం చేస్తారంటే, ఫస్టు లేచిన వెంటనే ఆహ్, కల్లాపు చెల్లేసి, కొంచెం కిచెన్‌లో ఉన్న చిన్న, చిన్న పనులు ఉంటాయి గదా!
అవును.
అవి మొదలుపెడతారు. అంటే, నీటిని ఆహ్, అండ్ ఎట్లా నీటిని మరిగించడము, కాఫీ లేదా టీ, నెక్స్ట్ అంట్లు కడగడం అట్లా చిన్న పనులు ఉంటాయి గదా! మనకి.
ఓకె. టీ. ఓకె. అవునవును. అంటే వాకిలిని ఊడ్చి, కల్లాపు జల్లి, ముగ్గులు పెట్టడం ఇది ప్రతి రోజు జరుగుతుందా? ప్రతి ఉదయం జరుగుతుందా? లేకపోతే ఎప్పుడైనా పండగలు, లేకపోతే శుక్రవారాలు అలాగా
సో, అట్లా మా అమ్మని అ! లేదు. అంటే, లేదు. అంటే మీకు ఆల్రెడీ చెప్పా గదా! అంటే, ఒక 2 డేస్‌కొ కసారైనా, 3 డేకొకసారైనా నార్మల్‌గా ఆహ్, కల్లాపు చల్లి, ముగ్గులు వేశారు. అది నార్మల్ డే ఉన్నప్పుడు ఏం జేసారంటే, నార్మల్‌గా ఊడ్చేసి, ఇగ కీచెన్‌లో పని స్టార్ట్ చేశారు.
ఉంటుందా? హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
హ్మ్. దాని తర్వాత, మా నాన్నగారు అక్కడ అంటే, నార్మల్‌గా చెప్పాను గదా పాడి పశువుల దగ్గర కొంచెం అవి మొత్తం షుభ్రం చేసేసి ఆ! మా నాన్నగారు ఏం జేసారంటే ఇగ చిన్నగా ఆ చేనుకెళ్ళడం స్టార్ట్ జేసారన్నమాట.
అవును. హుహు.
సో, ఆ టైంలో మా మమ్మీ ఏం జేసారంటే, నార్మల్‌గా మీరు ఆహ్, మీకు జెప్పినట్టు అంట్లు కడిగేసి అయన్ని టీ, కాఫీ అన్నీ పెట్టేసి ఆహ్, ఇగ ఉంచుతారు. వచ్చేసిన తర్వాత ఇగ మళ్ళీ మా మమ్మీ ఏం జేసారంటే ఇగ అన్నీ చేయాలి గదా! పనులేంముంటాయి ఆ కీచెన్‌లో పనులిప్పుడు అన్నం వండడము, కూర వండడము
అవును. హ్మ్.
అలా అన్ని చేసి ఆహ్, అన్ని ఉంచుతారనమాట. నెక్స్ట్ మా డ్యాడీ చేనుకి వెళ్ళినోళ్ళు మళ్ళీ బ ఇంటికొచ్చేసి ఒక టీ తాగేస్తారు. ఎట్లా ఒక 9కి ఎయిట్ థర్టీ నైన్‌కి అట్లా టీ తాగేస్తారు.
హ్మ్. ఓకే. ఉహూ!
హ్మ్. సొ, సో, టీ తాగేసి వాళ్ళు ఏం చేస్తార
ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా <sniffs> చిన్న పిల్లలు, కజిన్స్ పిల్లలు లేకపోతే ఆహ్, అలా పిల్లలకి మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ పెట్టడము. లంచ్ బాక్స్‌లు కట్టడం. అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఎప్ అసలెప్పుడైనా అలాంటివి జరుగుతాయా మీ ఇంట్లో మీ కుటుంబంలో?
హ్మ్. ఆ! జరుగుతాయి. తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు చిన్న పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళకి పొద్దున్నే స్కూల్‌కి స్కూలుంటుంది కదా! స్కు స్కూల్ బస్ వచ్చేసి 8.30కి అట్ల వస్తుంది మా ఊరికి. మా ఊరికి 8.30కి వచ్చినప్పుడు మా మమ్మీ ఎట్లా అంటే ఆహ్, ఇట్లా ఇప్పుడు 5:30, 6కి అట్లా లేసినా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్‌గా చేసేస్తారనమాట. అంటే అన్నం కూరలు అంటే బాక్స్ కట్టాలి కదా! సో, అన్నం కూరలు కొంచెం హ్మ్.
హ్మ్. అవును. ఉహూ! అవును. అవును. మరి కట్టాలి కదా! ఏం కూరలు చేస్తారు? అంటే పొద్దున్న టైము అంతా హడావిడిలో ఈసీ‌గా, ఫాస్ట్‌గా తొందరగా అయిపోయి వంటలు ఏమేముంటాయి?
అంటే నార్మల్‍గా వాళ్ళు ఎట్లా అంటే ఆహ్, ఏమేమంటే నార్మల్ అన్ని కూరలు చేయడానికి ట్రై చేస్తారనమాట రోజూ. అంటే రోజుకొక కూర చేస్తారు. ఎలాంటి వాళ్ళకి టైమ్ సరిపోతుందని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు 5:30, 6కి లేస్తారు. 6కి సరే 6-7 వాళ్లేమైనా ఇంకా ఇంట్లో అవి ఇవి చేయడం తర్వాత అయినా 7-8లో అంటే వాళ్ళు లేచిన వెంటనే ఫస్టు ఇవి అంట్లు కడిగేసిన వెంటనే అన్నం పెట్టేస్తారనమాట. సో, అన్నం పెడితే మనకి ఆహ్, కొంచెము ఆ కర్రీ ఒకటి ఉంటుంది. ఆ గంటలో గంటలోపు ఆహ్, సింపుల్‌గా అయిపోతుందది.
ఉహూ! అవును. హ్మ్. హ్మ్. అయిపోతోంది. ఈజీగా అయిపోతుంది. మరీ ఆహ్, ఎప్పుడైనా గూడా ఉదయం ఆహ్, ఇప్పుడు సహజంగా ఈ రష్ మధ్యలో గూడా ఫ్యామిలీ ఏమైనా చిన్న, చిన్న రిచ్యువల్స్ పాటిస్తూ ఉంటారా? ఇప్పుడందరూ కలిసి ఒక 5 నిమిషాలు ప్రేయర్ చెయడము. ప్రార్థన, లేకపోతే పూజలు ఆహ్, లేకపోతే మెడిటేషన్, అలా ఏమన్నా ఉంటదా? లేకపోతే కనీసం కూర్చొని మాట్లాడుకోవడం, ఆహ్, ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో మాట్లాడుకోవడం. లేపోతే అందరూ కలిసి వార్తలు, న్యూస్ పేపర్ దగ్గర అట్లేమన్నా ఆహ్, ఆరు బయట కూర్చోడం, అలా అసలేమన్నా ఉంటదా?
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అంటే అంటే, ఆహ్, అవీ జరుగుతా ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు మా నాన్నగారు ఆహ్, మా నాన్న ఇప్పుడు చేనుకెళ్ళొచ్చేసినాక మామూలుగా ఇంటికి చాయ్ తాగడానికొస్తారని చెప్పా గదా! ఆ టైంలో ఏం చేశారంటే ఫస్టొచ్చీ ఆహ్, న్యూసయి న్యూస్ పెట్టుకుంటారనమాట. అంటే, వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళు ఇల్లిటరేట్ గాబట్టి, వాళ్ళు చదవటం రాదు గాబట్టి, వాళ్ళు జస్ట్ న్యూస్ అంటే, టీవీ ఆన్ జేసుకొని న్యూస్ చూస్తా ఉంటారు.
హుహు. అవును. ఆ! హ్మ్. హ్మ్.
దాని తర్వాత మ్ మా మమ్మీ ఏం చేస్తారిగ, అన్ని పనులు చేసుకొని, ఈ నార్మల్‌గా ఇగ పు మేమూ చేనుకెళ్ళాలన్నట్టు అన్ని లంచ్ అంటే లంచ్ బాక్సన్నీ కట్టిస్తారనమాట.
ఓకె. అంటే ఇప్పుడు ఆహ్, ఆ ఫోన్‌లో చూస్తే ఊరుకుంటారా ఉదయం లేచిన వెంటనే ఏంటి ఫోన్ పట్టుకున్నావేంటి లేచిన వెంటనే మొదలు పెట్టావా? అలా అంటూ ఉంటారు గదా అందరిళ్ళల్లో. మీ కుటుంబంలో కూడా ఫోన్ తీసుకుంటే, ఏంటి ఫోన్‌తో కూర్చున్నావు ఏంటి అంటారా? లేకపోతే పోనీలే ఏదో పొద్దున్న నోటిఫికేషన్ చూస్తారు గదా! అంటారా?
హ్మ్. సో, అక్కడ అవునవును. నార్మల్‍గా, నార్మల్‍గా మా ఇంట్లో ఏంట్ వె నార్మల్‍గా మా ఇంట్లో ఎట్లుంటుందంటే, ఫస్ట్ వాళ్ళు ఫోన్ చూడడానికి ఆహ్, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరనమాట. ఎందుకంటే, వాళ్ళు వ్యవసాయం జేసేవాళ్ళు కాబట్టి వాళ్ళెక్కువ పని మీద కాన్సంట్రేట్ జేస్తారు. అంటే, వాళ్ళు ఫస్ట్ లేవగానే నాకు దెలిసి మనకి చెప్పకపోవచ్చేమో గానీ, అంటే మాట్లాడకపోవచ్చేమో గానీ ఫస్ట్ వాళ్ళు లేవగానే, ఒక ప్లాన్ వేసుకుంటారనమాట. ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలని. దాని తర్వాత మేం మా డాడీ అంటే చేనుకిపోయి మళ్ళి వస్తారని జెప్పా గదా! సో అక్కడ మనము పొలంలో ఏం చేయాలన్నట్టు, మా మమ్మీ మా డ్యాడీ డిస్కస్ జేసుకుంటారు. ఇగ ఈరోజు ఇట్లా చెత్త తీపియాలి, కా అంటే పొలంలో అనేసి ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు. సో, అప్పుడు మాట్లాడుకున్నప్పుడు అంటే, ఎంతమందిని తీసుకెళ్లాలి కూలి వాళ్ళని ఆహ్, నెక్స్ట్ మనం ఏం జేయాలన్నట్టు, ఇప్పుడు మార్నింగ్, మార్నింగే ప్లాన్ వేసుకుంటారనమాట. సో, ఆ ప్లాన్ వేసుకోవడం వల్ల వాళ్ళకి
హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. హ్మ్. చేసుకుంటా. అవును. అవును. హ్మ్. ఓకె. హ్మ్. మరి మంచి మార్నింగ్ రొటీన్ ప్లానింగ్ అన్నారు బావుంది. ఇప్పుడు ఒక మంచి మార్నింగ్ రొటీన్ అంటే, ఉదయాన్నే లేచి ఆ రొటీన్ ఉంటే, ఆ రోజు మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుందా, అని మీరు భావిస్తారా? ఇప్పుడు పొద్దున్నే, పొద్దు పొద్దున్నే ఎవడి మొహం చూశానో ఏంటో పొద్దున్నే ఎవ ఎవరెదరు వచ్చారో ఏంటో, అంటూ ఉంటాము. సో, అలా ఏమైనా అప్ ఆ ఎఫెక్ట్ ఆ ప్రభావం చూపుతుందా ఆ రోజు మీద?
హ్మ్. సో <chuckles> అంటే అవునవును. అంటే నార్మల్‌గాను ఆ! <chuckles> అంటే మీరు నార్మల్‍గా మీరన్నట్టు, ఇప్పుడు పొద్దున్నే ఎవరి మొఖం చూశానో ఏంటో అనేది ఎక్కువగా ఏ ఏ సమయంలో గుర్తుకొస్తుందంటే, మనకు చెడు అంటే కొంచెం మనకి నచ్చని ఆహ్, టైంలో అంటే మనకి నచ్చని విషయంలో గుర్తుకొస్తా ఉంటుందది. <chuckles> అయి నేను కూడా చాలా వరకు విన్నాను. అలా మా కుటుంబ అంటే మా ఇంట్లోనే కాదు నార్మల్‍గా బయట కూడా ఆహ్, విన్నాను నార్మల్‌గా వాళ్ళకి ఏమైనా మంచి జరిగితే ఓకె. అంటే మంచి జరిగితే, ఎవరి మొఖం చూశాను ఏంటి అనేది వాళ్ళకి గుర్తుకు రాదు.
హ్మ్. హ్మ్. అవును. హుహు. <chuckles> అవును. హ్మ్. ఓకె. అవును.
ఓన్లీ ఎలా అంటే ఆహ్, ఏమైనా చెడు జరిగిందనుకోండి. ఈ పొద్దు పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూశానో ఏంటో. నెక్స్ట్ ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళ ఫేస్ గుర్తుందనుకోండి, వాళ్ళకొక మంచి జరగలేదు ఆ టైంలో, "ఆహ్! పొద్దున్నే ఎవరి మొఖం చూసాను ఏంటి?" అన్న తర్వాత వాళ్ళకి ఆ ఫేస్ అంటే ఎవరి మొఖం చూసారో వాళ్ళ ఫేస్ గుర్తుకొస్తే వాళ్ళ పేరు పెట్టి కూడా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసిన వరకి.
హ్మ్. హ్మ్. అవును. <laughs> అలా తిట్టినప్పుడు అంటే వాళ్ళు నిజంగా బాధపడతారా? ఇప్పుడు, "అయ్యో! నా వల్ల పాడైందా!"
<chuckles> అంటే అంటే అంటే వాళ్ళ ముందు తిట్టరు. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఆహ్, వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఇంటికాడ ఉంటారు. లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు లేకపోతే వేరే కూలోల్లుదా వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కదా! సో, వాళ్ళ ముందు తిట్టరు. నార్మల్‌గా ఇక్కడ వాళ్ళకి ఏ సమయంలో అయితే వాళ్ళకి మంచి జరగలేదో ఆ సమయంలో వాళ్ళకి అనిపిస్తుంది కదా! "పొద్దున్నే ఎవరి మొఖం చూశాన"ని. ఆ సమయంలో అక్కడ అక్కడ ఉ ఉంటేనేమో ఏమనరు అంటే తిట్టరు ఏమనరు. అదే లేకపోతే వాళ్ళు పేరు పెట్టి మరి తిడతారు. "పొద్దు పొద్దున్న ఈ మొఖం చూసినా, ఆయన మొఖం చూసినా, ఇమ్మా ఇలా జరిగింది ఏంటి అసలు?" అనేది వాళ్ళు అనుకుంటా ఉంటారు.
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్, హ్మ్. ఓకే. <laughs> బావుంది. మరి ఎప్పుడైనా మీకేవన్నా అవకాశం వచ్చిందనుకుంటే, <smacks lips> ఇప్పుడు ఒక రోజుని మార్చే అవకాశం, అంటే ఈ టైమీజి టైమింగ్స్‌ ఇయన్నీ మార్చొచ్చు. ఇంతటి పొద్దున్నే లేవకుండా కొంచెం లేట్‌గా లేవచ్చు లేకపోతే ఇంక కొంచెం అర్లీగా లేవచ్చు. అలా మీకొక అవకాశం వచ్చింది. మీ ఉదయాన్ని మార్చడానికి బిజీ, బిజీ ఉదయాన్ని అలా అవకాశం వస్తే ఏం మారుస్తారు?
యహ్! డెఫినెట్‌లీ నేనూ, నేనిక్కడ అంటే బయట నేను, ఇక్కడ బయట చదువుకుంటాను గాబట్టి నేనెప్పుడో ఒకసారి ఇంటికెళ్తాను. ఇంటికి ఇంటికెళ్ళిన సమయంలో ఇవన్నీ అబ్జర్వేషన్ జేస్తాను. సో, మా డాడీ ఏం చేశారంటే నేను ఇంటికెళ్ళినప్పుడు గూడా కొంచెము అంటే ఎవరైనా ఇంటికి ఎ ఎప్పుడెళ్తారు? కొంచెము హోమ్ సిక్ ఎల్ అయినప్పుడెళ్తారు. అంటే హోమ్ సిక్‌గా ఉంది. ఇక్కడుండడము అనిపిచ్చినప్పుడు ఇంటికెళ్ళడానికి ట్రై జేస్తారు. సో, ఇక్కడేంటంటే మే నేను ఇంటికెళ్ళినప్పుడేం జరుగుతుందంటే, నేను ఇంటికెళ్ళినా, నాకు హోమ్ సిక్‌ అంటే నాకు పడుకో, ఇక్కడేమో మనమూ నార్మల్‍గా ఇక్కడ మనల్ని హాస్టలులో ఒక వార్డెను ఎప్పుడైనా, ఎప్పుడోకసారి లేపుతారు. లేకపోతే అసలు లేపకపోవచ్చు. ఎవరు వార్డెనయినా, ఓనరయినా. సో, ఎ మనము లేవము. మనము ఒకవేళ మనకి కాలేజు టెన్‍కయితే, 8కి లేసి నై 8-9 అక్కడ అట్లా రెడీ అయి యెళ్ళిపోతాము. బట్ ఇంటికాడ, ఇంటికాడ ఒకేసారి మా డాడి ఎప్పుడు లేస్తారో అప్పుడే లేపుతారు నన్ను.
రోజులు అంటే? హ్మ్. అవును అవును. హ్మ్. హుహు. అవును. అవును. అవును. ఓకె.
ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు న ఆహ్, అంటే అ వాళ్ళకి కూడా అనిపిస్తుంది గదా! అంటే రోజు ఆ! రోజు మేమే పని చేస్తున్నాం. కొంచెం హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతే మంచిగుంటుందని. హ్మ్. సో, అట్లా లేపి హ్మ్.
అనిపిస్తుందిగ. హ్మ్. అవును. అయిపోతుంది అని. మరి ఇప్పుడు ఆహ్, కుటుంబం మార్నింగ్‌తో ఇప్పుడు స్ట్రగల్ అవుతున్న వాళ్ళకి. అంటే ఉదయాన్నే లేవాలి, వంట చేయాలి, వార్పు చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొగుడుగారి క్యారేజ్‌లు పెట్టాలి, పిల్లలకి క్యారేజిలు పెట్టాలి, అత్తయ్య మామయ్యకి టిఫిన్‌లు పెట్టాలి, కాఫీలు ఇవ్వాలి. ఇలా అందరూ చాలా రకరకాల హజిల్ ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే పొద్దున్న హడావుడి ఉంటుంది. అలా స్ట్రగల్ అవుతున్న వాళ్ళకి మీరొక సింపుల్ టిప్ ఇలా హడావుడి లేకుండా, ఫీజిబుల్‌గా చక్కగా ఆహ్, సింపుల్‌గా ఆహ్, ఈజీగా ఆహ్, మార్నింగ్ రౌటీన్ అంతా ఎక్కువ హడావుడి లేకుండా ఉండడానికి ఏమైనా టిప్ ఇవ్వమంటే, మీరేం టిప్ ఇస్తారు?
అవును. అవును. అవును. అవునవును. అవును. యాహ్! మీరడిగినట్టు ఇట్లా ఏం టిప్ ఇఫ్ ఇస్తానంటే ఫస్టు, వాళ్ళు ల్ ఒకవేళ వాళ్ళకి హర్రీ బరి అంటే, వాళ్ళు ఇయన్నీ చేయడానికి హర్రీ బరి అనిపిస్తుందంటే నన్నడిగితే ఫస్టు కొంచెం ఎర్లీగా లేవమని చెప్తాను. ఎందుకంటే, కొంచెము వాళ్ళు లేచి ఇప్పుడు సపోజ్‌ వాళ్ళు 5:30కి లేస్తున్నారు. 5కి లేస్తే, వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది గదా! కొంచెం హర్రీ బరిగా చేయడానికి ఉండదు. ప్లసు వాళ్ళు ఎట్లంటే ఇంకొకటి హర్రీ బరిగా చేస్తున్నారంటే, అన్నం తర్వాత కూర అని కొంతమంది అట్లా వండుతా ఉంటారు. బట్, ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే అన్నము, కూర రెండు ఒకేసారి అంటే అన్నంకి మనకి ఎక్కువ పని ఏమి ఉండదు కదా. సో, కూరలో అవి ఏయాలి, ఇవి ఏయాల ఉప్పు, కారము, పసుపు అవి ఇ వేయాలనేసి మనం పక్కనే ఉండాలి కూరలో
అవును. హ్మ్. ఓకె. హ్మ్. అవును. అవును. ఉండదు కదా.
కూర చేసేటప్పుడు. అన్నంలో అయితే, అన్నంకి ఇవేమీ చేయనవసరం లేదు. ఏదో అన్నము అన్నం వాటర్, ఉప్పు ఎసేస్తే అన్నం అయిపోతుంది. అంటే మనం పక్కనే ఉంటాము. కొంచెం ఆ 2 పొయ్యల మీద, 2 విధాలుగా చేసేస్తే, ఒకేసారి కొయి ఆహ్, ఒకేసారి అయిపోతుంది పారాలాల్‌గా.
ఓకె. హ్మ్. అవును.
సో, ఆ టైమ్‌లో ఏంటంటే, మనకు ఒక కొ కొంచెం టైమ్ మిగులుతుంది. నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ మనం నెక్స్ట్ చేసే పనికి అంటే నెక్స్ట్ మనం ఏం చేస్తామో దానికి టైమ్ మిగులుతుంది. ఆహ్, అందరికి హరి, బరి లేకకుండా అందరికి ఏమేమి కావాలో మీరు చెప్పినట్టు అత్తమామలకి టీ, కాఫీలని.
ఓకే. కరెక్ట్‌గా అందించొచ్చు. మరి ఉదయం లేచిన వెంటనే ఈ ప్రాణాయామాలు, మెడిటేషన్‌లు, యోగాలు, వాకింగు, రన్నింగు ఇవి ఎంత ముఖ్యం ఒకరి జీవితంలో ఉద్ వాళ్ళ ఉదయాన్ని మొదలుపెట్టేదానికి? ఆహ్! అంటే ఆహ్, వాకింగ్, రన్నింగూ, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలా? ఉదయమే చేయాలా? ఎప్పుడైనా చేయొచ్చా?
ఇట్ డెఫినైట్‌లీ ఆహ్, ఎక్కువగా ఉదయము చేస్తారు. అది ఉదయమే చేయాలా? ఎప్పుడైనా చేయొచ్చా? అంటే నన్ను అడిగితే అది ఉదయం లేదా సాయంత్రం చేయ్యాలీ. ఎక్కువగా ఉదయం చేయడం వల్ల కొంచెం మనకు ప్రో యాక్టివ్‌నెస్ అంటారు, ప్రో యాక్టివ్‌నెస్ పెరుగుతుందనమాట. అంటే, యాక్ట్ యాక్టివ్‌నెస్ మనకి కొంచెం రిలీఫీస్తుంది. సాయంత్రం చేస్తే పొద్దున్నుంచి మనం ఏదో ఒక స్ట్రెస్‌ఫు‌ల్‌లో ఉంటాం. ఆ స్ట్రెస్‌లో మనకెట్లంటే కొంచెమూ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. అదే పొద్దున్న అయితే మంచి నిద్రలో లేచి కొంచెం ఉంటాం కాబట్టి ఆ టైమ్‌లో మన బాడీ గూడా కొంచెమూ ఎట్లంటే ఆ టైమ్‌లో చేస్తే మన బాడీ కూడా ఫిట్‍నెస్‌కి పోతుందనమాట. అంటే ఫిట్‌గా అయిపోతుంది. ఆ టైమ్‌లో చేస్తే కొంచెమూ ఎట్లంటే ఆహ్, బ్రెయిన్ రిలీఫుంటుంది. బ్రెయిన్ యాక్టివైతుంది. బాడీ యాక్టివైతుంది. అంటే అంటుంటారు కదా! పొద్దున్న లేవగానే కొంచెం ఎక్సర్‌సై‌జ్ చేస్తే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మస్తు మంచిగా అయిపోతుందనేసి. అట్లా పొద్దున్న లేచి ఎక్సర్సైజైనా, రన్నింగైనా, జిమ్‌ అయినా ఇవన్నీఆ! చేస్తే మనకి ఎట్లంటే బాడీలో కొన్ని చేంజ్‌స్ అనేవొస్తాయి. అంటే బాడీ ఫిట్‌నె‌స్ అనేది పెరుగుతుంది.
హ్మ్. ఓకే. హుహు. ఓకే. అవును. అవును. అవును. హ్మ్. అంతే కదా! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. ఒస్తాయి. పెరుగుతుంది. మరి ఉదయం లేచిన వెంటనే, చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. మన చేతులు అరచేతులు ఒకదానికొకటి ఇలా రుద్దితే, ఆహ్, దాని నుంచి ఉత్పత్తి అయిన వేడి, ఆ ఉష్ణోగ్రత ఏవై ఏదైతే ఉంటుందో దాన్ని మొఖం మీద పెట్టుకొని, ఆ బ్లడ్ సర్క్యులేషన్‍కి బాగా ఇదవుతుంది. అలా కళ్ళు కూడా తెరిచినప్పుడు, మన చేతి రేఖలనే చూడాలి అంటారు కదా! అది ఎంతవరకు నిజం? ఎంతవరకు? అది వాస్తవమేనా?
హుహు. హ్మ్. అది వాస్తవానికి మీరు చెప్పినట్టు ఆ రేఖలు అవన్నీ ఆహ్, యాజ్ ఎ సైన్స్ పరంగా చూసుకుంటే, అది కరెక్ట్ కాదండి. అంటే, నార్మల్‍గా మనము ఇక పెద్దవాళ్ళు చూసి అంటుంటారు. అలా కాకుండా, నార్మల్‍గా పొద్దున్నే లేచి, అది మామూలుగా మనము హ్యాండ్స్ ఎందుకు రబ్ చేసుకుంటామంటే, ఎక్కువ ఆ హ్యాండ్స్ రబ్ చేసుకున్నప్పుడు వచ్చే అంటే, వేడిని కొంచెం కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల, కొంచెం కళ్ళు తెరవడానికి కొంచెం పీస్‌ఫుల్‍గా ఉంటుంది. అంటే, ఒకేసారి కూల్‌గా తెరిసేట్లు ఉంటది. కొంచెం కళ్ళు మీద పెట్టి, దాని మీద కొంచెం ప్రెషర్ పెట్టి, ఓపెన్ చేస్తే, కొంచెం సింపుల్‌గా అయిపోతుందనమాట.
హ్మ్. ఓకె. హ్మ్. అవును. హ్మ్. అవును, అవును. అ! కరెక్టే, మీరు చెప్పింది. అవును.
సో, దాని వల్ల చేస్తారు గాని, అది చేతి రే ఆహ్, రేఖల కోసం దానివల్ల అయితే కాదు.
అ! అంటే చాలా చక్కగా మీ కుటుంబంలో ఉదయం ఎలా సిద్ధమవుతారు, మీరందరూ ఉదయం ఎలా మొదలవుతుంది, అలాగే, మీరు ఇచ్చిన టిప్స్ ఏదైతే ఉన్నాయో, బిజీ, బిజీ ఆహ్, టైంని కూడా చక్కగా మేనేజ్ చేసుకొని, కుటుంబంలో అందరికీ సమపాలంగా వాళ్ళకి వాళ్ళ పనులు, సేవలు చేయడానికి చాలా చక్కగా చెప్పారండి. ఈ విషయం మీద మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది మీతో మాట్లాడడం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం.
హ్మ్. హ్మ్. మీతో మాట్లాడడం కుడా నాకు చాలా మీతో మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.